హ్మ్. అదే. అంటే ఆహ్, నేను యాక్చువల్లి ఎంద్ ఎందుకు అడిగానంటే అది చాలా కష్టమనిపిస్తది. మనం అసలు ఏమి అంటే మన మనలో మనము నిర్మలత్వం లేనప్పుడు ఏదో ఒక బాధ, తెలియని ఒక ఆహ్, ఏమంటారు? డార్క్‌నెస్‌లో ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒకటి మొదలు బెట్టాలంటే ఎంత కష్టం అయితదో తెలుస్తది నాకు.
హ్మ్. అవును. అవునవును. నిజంగా అండి. ఆ ఆప్ సెర్టైన్ పాయింట్‌లో అది చాలా కష్టం అనిపిస్తది. బట్ అదేంటంటే మనము చెప్పాను గదా! సెల్ఫ్. నేనింకా చెప్పాలంటే కరెక్ట్‌గా నా ఫ్యామిలీ కోసం స్టార్టప్ చేశాననే అనుకోవచ్చు. అట్లా మీకు కూడా ఎవరన్నా ఒకళ్ళు ఇట్లా ఇనిషియేట్ తీసుకోవడం అట్లా జరిగితే ఎవరైనా సరే చేస్తారని నా ఒపీనియన్. నేను అనుకోవడం పర్సనల్‌గా. అవును.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఒక ఒక పర్పస్ ఉండాలి. ఆ! అంటే మీకు గూడా ఒక పర్పస్ ఉంది. "మీ బాబు కోసం, ఫ్యామిలీ కోసం ఇట్లా కాదు" అని. అట్లా ఒక పర్పస్ ఉంటే ఏంటంటే ఎంత కష్టమైనా ఓకే. ఫస్ట్ డే కష్టమైతది, సెకండ్ డే కష్టమైతది కానీ చేస్తాం.
హ్మ్. అవునవును. ఆ! కానీ మీకు ఆ డిఫరెన్స్ చూస్తారు గదా! 1 వీక్. తర్వాత ఆటోమేటిక్‌గా మీరే జేస్తారు. ఎందుకంటే డిఫరెన్స్ తెలుస్తది. చేసినప్పుడు డిఫరెన్స్, చెయ్యనప్పుడు డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తది. చేయనప్పుడు ఎట్లా ఉంటదంటే అది చిరాగ్గా ఉంటది. ప్రతి దానికి ఇట్లా ఏదో ఇరిటేటింగ్‌గా ఉంటది డే అంతా. చేసినప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటది. సో తప్పకుండా మీరే చేస్తారు. <chuckles> అలవాటైపోతే.
హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. చేస్తాం. <chuckles> అదే అండి. అంటే ఆహ్, ఇంత మంచి డిస్కషన్ నేను మీతో ఎందు పెట్టానంటే అలాంటిది నేను చాలా ఆహ్, అర్థం చేసుకోవు. ఎందుకంటే నేను గూడా అనుభవించి ఉన్నా అట్లాంటిది. <smacks lips> ఆహ్, ఆ టైమ్‌లో మనం అల అంటే ఒక ఆహ్, నిర్మలత్వం లేకుండా మనసంతే చాలా స్ట్రాంగ్ ఉంటామండి కొంతమంది. ఇప్పుడు మీరు మాట్లాడే విధానంలో గూడా నాకు తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్ ఉండున్నారో జనరల్‌గానే. అన్నీ ఉన్న స్ట్రాంగే, అన్నీ లేనప్పుడు గూడా మనం ఏమి లేనప్పుడు కూడా మన మనసు ఎంత కొట్టుమిట్టాడుతూ ఉంటాదో ఆ టైమ్‌లో మనం అసలు ఆహ్, మన మానసిక పరిస్థితి అలా ఉండి, మనం ఒక అ అడుగు వేసి దాన్ని ఆహ్, ఏదో ఒకటి చేయాలి అనే తపన మనం <smacks lips> అట్లా నేను గో త్రూ అయ్యాను కాబట్టి. <chuckles>
హ్మ్. అవునవును. అవును. హ్మ్. <giggles> అవునండి. అదే ముందుకు తీసుకెల్తది. నిజంగానే మీరన్నట్టు అదే ముందుకు తీసుకెళ్తది మనల్ని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఏదోకటి చేయాలనే తపన ఇది కాదు. ఎందుకంటే "సమయమే మనకి కొన్ని గాయాలను మానుస్తది" అంటారిగ. <chuckles> లేదా ఉన్న గాయంతో బతకడం నేర్పిస్తది. ఆహ్, <chuckles> అంతకు మించైతే ఇంకా మనం ఏం జేస్తామండి జీవితం. కానీ బా చెప్పారండి. అంటే మీ ఉదయం యొక్క ప్రార్థన ఆహ్, మీ యొక్క ధ్యానం ఎలాంటిది? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టెక్నిక్ నాకు చెప్పినందుకు ధన్యవాదాలు ఫస్ట్. ఆహ్, అది నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ జేస్తాను. మీరు చెప్పినట్టు. దాని దాని వెనక ఉన్న మీనింగ్ ఏంటి ఆహ్, అనేది చాలా బాగా చెప్పాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేర్చుకున్నాను చాలా. మీ మీ <chuckles> మీ కాల్ ఇ దీని వల్ల. సో ధన్యవాదాలండి. హ్మ్.
హ్మ్. హ్మ్. <giggles> అవునండి. <gasps> నిజంగా. <chuckles> అంతే. <chuckles> <giggles> ఓహ్! ఓకే అండి. థ్యాంక్యూ అండి. థ్యాంక్యూ. <chuckles> హ్మ్. థ్యాంక్యూ. ధన్యవాదాలు.

1 ½ ఇయరూ. అయితే, 1 ½ ఇయర్ ముందు మీరన్నారు గదా! ఒక 4, 5 నెలలు చాలా ఇబ్బంది బడ్డానని ఇప్పుడు. అయితే దాని తరువాతనే ఈ నిర్ణయం మీరు తీసుగూనేది ఇది కాదు. అంటే మనకొక స్త ఒకటి ఒక సమయంలో అనిపిస్తది. ఏ ఛీ ఇది గాదు, నేను ఇట్లా గాదు. మనం ఏదోకటి చేయాలని హ్మ్. <chuckles> ఆ!
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. నిజంగా హ్మ్. అట్లా అనిపిచ్చిన సిచ్యువేషన్ గూడా మీకు చెప్పాను. నా బా <chuckles> బుడ్డోడొచ్చి ఆ మాటనేసరికి నిజంగా తెలుసాండి ఆ సిచ్యువేషనే నేను ఇట్లా కాదు అని నాకనిపించింది, మెయిన్‌గా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అయితే ఎందుకడిగానంటే అది ఆహ్, ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచి ఎంతో కొంత కన్సిస్టెంట్‌గా 100 పర్సెంట్ మీరు ఉండే ఉంటారు.
ఆ! హ్మ్. అవునవును. మరిక్కడ ఉండకపోయినా 90 పర్సెంటయితే ఉన్నాను. ఆహ్, ఆ!
మీలో మీరు ఎంత చేంజ్ <chuckles> ఆ! ఆ! పర్లేదు. 90 పర్సెంట్ అది చాలా ఎక్కువ నా దృష్టిలో. 1 ½ ఇయర్ గదా! ఆ! సో, మీరు 1 ½ ఇయర్ ముందు మీరు పడ్డ అలజడికి మీ మానసికప్రాణికి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్‌కి అసలు మీరు పోల్చుకుంటే ఎంత ఇదిగా మీకు ఈ ధ్యానం హెల్పయిందంటారండి?
అవునవును. హ్మ్. నాకైతే ఒక 60 పర్సెంట్ హెల్పయిందనే చెప్పొచ్చు. అంటే సిచ్యువేషన్స్ గూడా మనకి సపోర్ట్‌గా ఉండాలి. నేను మీకు చెప్పాను గదా! ప్రతి చిన్న దానికి నేను తిప్పి తిప్పి అటే వెళ్తాను అని మీకిందాక కూడా జెప్పాను గుర్తుందా? సో 60 పర్సెంటయితే హెల్పయిందండి. నన్ను మా హస్బెండ్ గూడా ఎట్లా అంటే ఖాళీగా ఉంచడు. ఏదన్నా ఇప్పుడు హాలిడేస్ వచ్చిన బయటికి తీసుకెళ్ళడం గాని, అప్పటినుంచి ట్రిప్స్‌కి సింగపూర్ దీసుకెళ్ళాడు. మలేషియా దీసుకెళ్ళాడు. బాలి దీసుకెళ్ళాడు. అండమాన్ దీసుకెళ్ళా. అంటే ఆహ్, సో తను గూడా అట్లా ప్లేసేస్ చేంజవుతే ఆహ్, అది చేంజవుతది అంటారు జూసారా! సో, అట్లాయితే నాకైతే నా వరకైతే 60, 70 పర్సెంటయితే పర్లేదనిపిస్తదండి. సిచ్యువేషన్స్ బట్టి ఆ టై ఆ మొమెంట్‌కి కొంచెం అనిపిస్తుంది గాని, బట్ ఇదైతే నాకైతే 70 పర్సెంట్ చాలా హెల్ప్ చేసిందనే చెప్పొచ్చు.
హ్మ్. హ్మ్. <smacks lips> హ్మ్. హుహుహు. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్.